ఓహ్! ఓకే. ఓకే. అంటే, నాకు ఇలా కావాలి, ఒక ఇద్దరు క్యారెక్టర్‌లు, వాళ్ళ మధ్యన ఒక లవ్ కావాలి. వాళ్ళు ఒకళ్ళు సూపర్ సీనియరు, ఒకళ్ళు జూనియరు ఇలా ఏదో పెడితే అది అంటే మనకు ఏది కావాలో అది పెడితే ఓకే.
సో హ్మ్. ఆ! ఇంతే. ఏదో ఒకటి. ఇప్పుడు నాకు ఏమనిపిచ్చింది అంటే, అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు కోపం వచ్చేసింది అన్నమాట. ఆమె ఎప్పుడు పోస్ట్ చేసిద్ది, ఎప్పుడు పోస్ట్ చేసిద్ది అని చెప్పి. ఇంకా
ఆ! అదే. అంటే మీ ఇన్నర్ సోల్, ఏ ఆడెవడో పెట్టేదాకా నువ్ వెయిట్ చేయడం ఏంటి? నువ్వే ఒక స్టోరీ క్రియేట్ చేసుకో. <chuckles> అంతేనా?
అవును. ఎగ్జాక్ట్‌లీ. అంతే. అంటే అంత వెయిట్ చేసే అంత ఓపిక లేదు. ఇక మనకందరికి మనమే ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చేసి నాకు కావాల్సినట్టుగా, అప్పుడు చాట్ జీపీటి ఒక కథనే తయారు చేసి ఇచ్చిద్ది. ఆ కథ ఒక పిడిఎఫ్ లాగా చేసుకొని, ఫోటోస్ తీసుకొని, పిడిఎఫ్ ఇవ్వమని అదొక స్టోరీ బుక్ లాగా చదివేసుకుందాము. అట్లా అలవాటు చేసుకున్నా నాకు నేను.
ఓకే. ఆ! బావుంది. చాలా బావుంది. అంటే, మీరే ఒక స్టోరీ బుక్ క్రియేట్ చేసుకొని మీరే చదువుకున్నారు అన్నమాట?
దీనివల్ల హ్మ్. అంతే. ఇక ప్రాంప్ట్ అనేది మనం కరెక్ట్‌గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి కొన్ని స్టోరీ బుక్స్ కొన్నాక ముందు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సినిమా చూసే ముందు మనకి ట్రైలర్ అనేది ఇస్తాడు అన్నమాట ఆ సినిమా దేని గురించి జస్ట్ ఒక ఐడియా కోసం. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, కొన్ని బుక్స్‌ని లేకపోతే మనకి కొన్ని యా యాప్స్ ఉన్నాయి అన్నమాట. స్టోరీ యాప్స్, లవ్ స్టోరీస్ గాని చదివేవి, లేకపోతే ఫిక్షనల్ రొమాన్స్ స్టోరీస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట చదివేవి. <sniffs> ఇందులో
ఓకే. అవును. అవునవును. ఇస్తాడు. అవును. అదే ఫ‌ర్ ఎగ్జాంపుల్ ఏదో 'కూకు ఎఫ్ఎమ్' అనో, లేకపోతే ఏదో ఒకటి వినపడుతున్నాయి కదా! ఈ మధ్య ఎక్కువగా? హ్మ్.
హ్మ్. అవును. అవును. ఈ యాప్స్‌లో ఏం చేసేదాన్ని అంటే, కొన్ని స్టోరీస్‌వి ముందు ఒక పేజ్‌లో దాని ఇంట్రడక్షన్ పేజ్ చూసేదాన్ని అన్నమాట. నాకు ఒక ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి అన్నట్టుగా.